ఓకే. ఏమన్నారు నాన్నగారు మరి?
ఇంకొద్దిగా ఆ! మా అమ్మతో మాట్లాడి చెప్తామన్నారండి. 2 రోజులో మాట్లాడి. కొద్దిగా ఆ నెల అటు ఇటు అయింది కానీ, ఆ నెల తర్వాత మారిపోయామండి మొత్తానికి. డబుల్ బెడ్‌రూమ్ తీసుకున్నాం. మా ఇంటి దగ్గరలోనే, ఒక ఆ!
హ్మ్. హ్మ్. ఓకే దొరికిందా ద దగ్గరలోనే డబుల్ బెడ్‌రూమ్ అదంతా ఓకే. హ్మ్.
హ్మ్. దగ్గరలో దొరికేసిందండి మొత్తానికి. దొరగ్గనే ఇంకా నేను సెపరేట్‌గా నా రూమ్ తీసుకున్నానండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనకి ఎలా ఉండాలంటే, కొద్దిగా ని సైలెంట్‌గా పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా ఉండాలి చేసుకునే వర్క్ ఏదైనా సరే.
ఓకే. ఓకే. అదేలేండి. అంటే మీ మీరు చేసుకునే వర్క్‌కి అట్లా ఉండాలి మామూలుగా అయితే. ఏదైనా గాని ఆన్‌లైన్ వర్క్‌కి ఒక సెపరేట్ గది ఉండాలంటారు.
ఇప్పుడు చూడండి. ఇప్పుడు హ్మ్. ఆ! అంతే అండి. అదే కదండి .అంటే ఇప్పుడు ఆన్‌లైన్ వర్క్ అంటే మీటింగ్స్ జరుగుతుంటే, హెచ్ఆర్‌తో వీళ్ళతో వాళ్ళతో మీటింగ్స్ జరుగుతుంటాయి కదండీ కొద్దిగా.
అవును. అవునండి. అవును. హ్మ్.
ఆ! వాటికి బ కానీ మాత్రం ఆ 1 మంత్ ఉన్నా అని చెప్పాను కదండీ...
హ్మ్.
ఆ 1 మంత్ మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డానండి బాబు! మేనేజ్ చేయలేక! అది చేయలేక ఇది చేయలేక! ఒక పక్
అంటే ఏ, ఏ విధంగా కష్టపడ్డారంటే బాగా?
అంటే హాల్లోనే ఉండి చేయాల్సి వస్తుంది కదండీ! ఇటేపేమో హ్మ్. ఆ! అదే కదండీ. కొద్దిగా ఇబ్బంది చాలా ఇబ్బంది పడ్డానండి. వంట గదిల నుంచి సౌండ్‌లు కానీ లేదంటే వంటలున్నప్పుడు ఏమన్నా మిక్సీ సౌండ్‌లు కాని, లేదంటే పక్కింటి వాళ్ళు మా ఇంటికి రాడం.
అవును. అవును. ఇట్లా మీటింగ్స్ గాని ఏదైనా గాని. హ్మ్. అవును. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మాములుగా మీ ఆహ్, మీరు చేసే పనికి ఇట్లా శబ్దాలు ఇట్లాంటివేమి రాకూడదా?
ఆ! మొత్తం అంతా. అంటే కొద్దిగా డిస్టర్బెన్స్‌గా ఉంటది కదండీ! మన వర్క్ సవయంగా చేయాలంటే మనకు ప్ర ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలి. స సరౌండింగంతా. ఎన్విరాన్మెంట్ అంతా కొద్దిగా మంచిగా ఉంటే, మనం చేయడానికి అవుద్ది. కానీ ఆ నెల మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డదండి.
అవును. అవునండి. అవును. హ్మ్.

ఓకే. ఓకే. ఆ! ఓకే.
ఇక్కడ ఏం చేస్తాం? మనకి సిస్టమ్ ఉంటది కాబట్టి, ఎలాగో ఆన్‌లో ఆన్ చేసి ఉంచేసి, సాయంత్రం దాకానే ఉంచేసి, తర్వాత క్లోజ్ చేసుకోవడానికి ఈజీగా సబ్మిట్ చేయడానికి ఈజీగా ఉండేదండి.
ఓకే. కానీ పనైతే ఫినిష్ చేసుకుంటారు. బట్, కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉండేది మీకు ఈ ఆన్‌లైన్ పని. ఆహ్, దాంతో పోలిస్తే.
ఆ! అవునండి.
ఓకే. ఓకే.
దాంతో పోలిస్తే చాలా అసలు ప్రశాంతంగా ఉందండి. కాకపోతే ఈ చిన్న చిన్నయి అంటే పిల్లలు రావడం గాని, ఇలా సౌండ్ రావడం కాని, లేదంటే ఆ సమయంలోనే
ఓకే. అంటే మరి మీరు మీ రూమ్ స్పేస్‌ని ఎలా ఆహ్, ఎలా మార్ మార్చుకున్నారు? మీ ఆఫీస్ వాతావరణానికి తగ్గట్టు అంటే ఇట్లా ఆ ఫర్నిచర్ గాని అలా ఏమన్నా సెటప్ చేసుకున్నారా రూమ్‌లో? మీ ఆఫీస్‌కి సంబంధించినటువంటి ల్యాప్‌టాప్ కానీ, డెస్క్ కానీ.
ఆ! చేసుకోనండి. దానికంటూ ఆ! సేమ్ అలాగే ఆ ల్యాప్‌టాప్‌కి మొత్తం యూనిట్‌కి ఒక నేను టేబుల్ తీసుకున్నానండి. కంప్యూటర్ టేబుల్ ఉంటుంది కదండీ! ఆ టేబులు డెస్క్‌టాప్ మొత్తం డెస్క్ అంతా తీసుకొని నెక్స్ట్ ఏంటంటే, కంప్యూటర్ చైర్ ఉంటుంది కదండీ!
హ్మ్. అవునవును. అవునండి. ఆ!
రోలింగ్ చైరు అయన్నీ కొనుక్కున్నానండి. నెమ్మదిగా శాలరీ పడ్డాక, ఒక నెల ఆగిన తర్వాత డబ్బులు వచ్చాక నెమ్మదిగా, ఇప్పుడు మనకి ఆఫీస్‌లో అయితే ఎలాగుంటదో
ఓకే. మెల్లి మెల్లిగంటే ఒకేసారి కాకుండా చిన్న చిన్నగా మీకు వచ్చిన దాన్ని బట్టి తీసుకున్నారా?
ఆ! చిన్నగా అన్నీ కూడబెట్టుకొని డబ్బులు నెమ్మదిగా టేబులు ఇవన్నీ తీసుకున్నానండి.
హ్మ్. అదేలెండి. అంటే ఇప్పుడు అన్నీ సమకూరినయా ఇంకేమన్నా <chuckles> తీసుకోవాల్సినవున్నాయా? ఆఫీస్‌కి సంబంధించినవి.
ఇంకా, సమయానికి ఆ! ఆహ్! అంటే మొత్తానికి చాలా వరకు తీసుకున్నానండి. అంతా సరిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ సెటప్ కూడా బాగానే చేసేసానండి. అంటే వెనకాల కలర్‌ గాని ఇది అని కనిపించకుండా మొత్తం అంతా పెయింటింగ్స్ తోని, లేదంటే ఇవి ఉంటాయి కదండీ! ఫ్రేమ్స్ గాని ఇవి పెట్టేసి కొద్దిగా నీట్ కవర్ చేశానండి. కొద్దిగా ప్రొఫెషనల్‌గా ఉండేదండి మొత్తం అంతా.
హ్మ్. ఓహ్! అవునవును. హ్మ్. కర్టెన్స్ ఇట్లా చాలా లైట్ కలర్స్ అట్లా ఉంటాయేమో కదా! మీకు వీడియో కాల్స్ అప్పుడు.

ఆహ్, అవునండి. మా అమ్మగారేమో టైమ్ టు టైమ్ కాఫీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అలాగే అంటే ఆఫీస్‌లో కాఫీ అలా, అలా అలవాటు అయిపోయిందండి. అంటే మార్నింగ్ వెళ్ళగానే మేము వర్క్ చేస్తాం అలా కాఫీ అక్కడే ఉంటుంది కదండీ క్యాంటీన్ ఇవన్నీ పక్కపక్కనే.
హ్మ్. <giggles> ఓకే. అవునవును. అవును హ్మ్.
అలా కాఫీ తాగడం అలవాటయ్యి, మా అమ్మగారికి ఇది టైమ్ అని చెప్తే ఆ! టైమ్‌కి కొద్ది కాఫీ పెట్టేవారు. అలాగా కాఫీ తాగుతూ చిల్ అవుతూ అలాగా నెమ్మదిగా నా వర్క్ నేను అలా ఫినిష్ చేసుకునేవాడిని చాలా బాగుంటుందండి ఇంటికాడ ఆ! ఇంటికాడ ఉన్నప్పుడే కొద్దిగా ప్రశాంతంగా ఉండేది. ఎందుకంటే, మళ్ళీ ఆఫీస్‌లో అంటే మళ్ళీ వేరే ఊరు వెళ్లి అక్కడినుంచి చేసుకొని, మళ్ళీ ఫుడ్‌కి బాగా ఇబ్బంది అయిపోయేదండి మ మేమే వండుకునేవాళ్ళం అక్కడ బ్యాచలర్స్ కదండీ ఇంకా.
మిస్ చేసుకుంటున్నారు. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓహో! కంప్లీట్‌గా అమ్మగారు అంటే ఇక్కడ కాకుండా వేరే ఊర్లో చేసేవాళ్ళు మీరు ఉద్యోగం హ్మ్.
ఆ! ఆ! వేరే ఊరండి మాది. వేరే ఊరు సిటీ‌లో చేసేవాడిని. అక్కడ ఏంటంటే, రూమ్‌కొచ్చి మళ్ళీ ఫుడ్ వండుకొని అలసిపోయి ఏంటో అసలు చిందరవందరగా ఉండేదండి. మొత్తం అర్థమయ్యేది కాదు. ఇంటికొచ్చాక మాత్రం ప్రశాంతంగా అమ్మ వండిపెట్టేది <chuckles> చక్కగా తినిపెట్టేవాడినండి. నా పని మాత్రం నేను చక్కగా చేసుకునేవాడిని.
ఓకే. ఓకే. హుహు. అదేలేండి. ఇప్ ఆన్లైన్ పనైతే చక్కగా మీ పని మీరు చేసుకునే వాళ్ళు చక్కగా అమ్మ మిగతావన్నీ అమ్మ సమకూర్చేదంటారు.
ఆ! అవునండి. అన్నీ కలిసొచ్చాయండి చెప్పాలండి ఇంట్లో ఉంటే మొత్తానికి. ఏ ప్రాబ్లమ్ ఉండేది కాదు.
హ్మ్. నైస్. ఇప్ అదేలెండి. ఇప్పటికి కూడా ఆన్లైన్ పనే చేస్తున్నారా? లేపోతే ఆఫీస్‌కి వెళ్తున్నారా?
ఆ! ఇప్పుడు కూడా ఆన్లైన్ చేస్తున్నానండి నేనైతే, అంటే ఇంకొక 2 మంత్స్ ఎక్స్‌టెన్షన్ ఇచ్చారండి. ఆఫీస్‌లో. ఇట్లా 2 మంత్స్ చేసుకోమని ఆల్రెడీ 6 మంత్స్ అయిపోయిందండి. ఇంకో 2 మంత్స్ ఎక్స్‌టెన్షన్ ఇస్తే అలా చేసుకుంటున్నానండి ఇదే బాగుంది కదండీ. ఇంకా నేను ఈ 2 మంత్స్ అయిపోయిన తర్వాత కూడా అడుగుదామని చూస్తున్నానండి ఇంకా వర్క్ ఫ్రమ్ ఏమన్నా ఉన్నాయా ఏంటా, ఎక్సటేండ్ చేయమని.
మ ఓకే. అండి. ఓకే. ఓకే. <chuckles> అదేలేండి అదేలేండి. ఎక్స్టెండ్ చేయండి ఓకే. నైస్. అదే అదే బా చెప్పారండి. అంటే ఆన్లైన్ పనిని మీరు ఎలా అంటే మీ ఇంటికి తగ్గట్టు దాన్ని వాతావరణం ఎలా క్రియేట్ చేసుకున్నారు. ఆ ఇబ్బందులు ఆ! దాంట్లో ఉన్న ఇబ్బందులు <chuckles> పిల్లలతో కానీ దేంతో గాని, కానీ అందులో సంతోషం కూడా ఉందని అన్నారు కదా! చక్కగా ఇంట్లో నుంచి పని చేసుకుంటున్నారు కుటుంబంతో ఉండడం ఇవన్నీ బాగా మాట్లాడారండి మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు.
కాకపోతే ఆ! అండి. ఆహా! అవునండి. ఆ! హ్మ్. నాకు కూడా అండి. ధన్యవాదాలండి.